ఓకే. మంచిదండి. చాలా అంటే, అందరూ అలా ఉండరండి. బట్ మీరు చాలా
అవును. కానీ ఇప్పుడు మీరు వేరే వాళ్ళతో నేనలా ఉండగలుగుతానా? ఇప్పుడెవరైనా కొత్తోళ్ళు రిక్వెస్ట్ పెట్టినా సరే, అందుకని నేను యాక్సెప్ట్ చేయను. ఒకవేళ ఆమె ఆ సిట్యుయేషన్ రాకుండా ఉంటే మేము ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళమా అంటే, కాదనే చెప్తాను. అదే అండి. ఆన్‌లైన్‌
అవును. ఆ! ఎందుకు అంటే ఇప్పుడు, ఇప్పుడు నా మామూలుగా ఉన్నప్పుడు మనం మన ఫ్రెండ్స్‌తో ఆహ్, ఇప్పుడున్న టైమ్‌లో అండి. ఇప్పుడు మనకున్న టైమ్‌లో మామూలు ఫ్రెండ్స్‌తో మాట్లాడడమే కొంచెం కష్టం మనకి.
అవునండి. ఆహ్, అద్ అది కూడా కాకుండా ఇప్పుడు ఎలా ఉంటున్నారు? మనం ఎవరినని నమ్ముతాము?
ఆ! నమ్మట్లేండి. అస్సలు లేదండి నమ్మడానికి. మీరు ఆ రోజు తనని నమ్మి అవన్నీ చెప్పేసరికి తను ఇంకా మీకు దగ్గరయింది.
అదే. కాబట్టి ఆ! అండ్ ఇంకొకటేంటంటే నేను నమ్మింది నా ఫ్రెండ్‌కి ఫ్రెండ్ ఆమె. చిన్నప్పటి నుంచి స్కూలు. స్కూలు ఫ్రెండ్ కాబట్టి అలా నమ్మాననమాట.
అవును. హ్మ్. హ్మ్. అదే, అదే. అదే అంటున్నా అండి.
అది అండి. మొత్తానికి ఆన్‌లైన్‌లో అసలు మీకెవ్వరికీ కనెక్షన్ లేని ఒకళ్ళు ఒకళ్ళని నమ్ముతావా అని నన్నడిగితే, నేను నమ్మననే చెప్తాను. ఎందుకంటే మన సేఫ్టీ మనకి ము ముఖ్యం ముందు.
ఆ! ఆ! అది.